సాధారణంగా మనం ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా లేడీస్ వాళ్ళ వర్కే అదీ అన్నట్టుగా చాలా కష్టపడి ఇల్లుని అందంగా ఉంచడం గాని లేదా వంట చేయడం గాని లేదంటే పిల్లల్ని రెడీ చేయడం గాని ఎక్కువ బాధ్యతను పో తీసుకుంటూ ఉంటారు. అదే టైమ్‌లో ఈ మగవాళ్ళు కూడా వాళ్ళకి కొంచెం సాయం చేయడమో, లేదా పెద్దవాళ్ళకి సాయం చేయడమో కొంచెం సాయం చేస్తే చాలా ఊరటగా ఉంటుందని చిన్న భావన వాళ్ళలో ఎప్పుడూ కలిగే ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రెజెంట్ ఉన్న కాలంలోని ఆహ్, వర్కింగ్ వుమెన్స్ ఎక్కువ ఉండడం, భార్య భర్త ఇద్దరూ జాబులు చేసుకోవడం. సో ఇద్దరూ జాబ్ చేస్తున్నారు కాబట్టి పనుల్లో కూడా కొంచెం అంటే మొత్తం కాపోయినా, ఎంతో కొంత సహాయం చేయాలని ఒక లేడీస్ కోరుకుంటారు. అది పెద్దగా తప్పు కూడా కాదు. సో మీ దృష్టిలో ఇంటి పనులు పంచుకోవడం మీకు ఏ ఏ కోణంలో చూస్తారు?
అవునండి. అవును. నిజమేనండి. అవును. యాక్చువల్‌గా దీని హిస్టరీ కొంచెం చెప్తానండి ఇంటి పనులు పంచుకోవడం విషయంలో. ఇదివరకు ఒకా 13థ్ సెంచరీ వరకు ఇంట్లో పనులు మగవారు చేసేవారు. ఆడవాళ్ళు చేసుకునేవారు. ఆడవాళ్ళు కూడా బయట బిజినెస్‌ల అంటే కూరగాయలమ్మడం అని గాని, ఏదో ఒకటి క్రమ్ విక్ ఆహ్, క్రయ విక్రయాల్లో కూడా వాళ్ళు పాలు పంచుకునేవాళ్ళు. ఓకె? ఆ! 13థ్ సెంచరీ వరకు. ఇ ఇంతకీ మనకు భారతాలు వాటిలోనే ఉన్నాయండి 'నలభీమ పాకం' అని చెప్పి ఆహ్, వాళ్ళందరూ చేయడము. అంటే అప్ మగవారిప్పుడూ బీముడు, వంటలు చేయడము. ఆ! అవును. బృహన్నల కిందా ఆహ్, అర్జునుడొచ్చి ఆహ్, న్ నృత్యం నేర్పించడమని ఏదోకటి బ్ నిజంగా అలాగా మగవాళ్ళు, ఆడవాళ్ళు అని లేకుండా, మన పౌరాణికాల నుంచి మన హిస్టరీ వరకు ప్రతి ఒక్కళ్ళు చేసుకునేవాళ్ళండి. ఇది ఎప్పుడు ఇలా డివైడ్ అయిందంటే వన్స్ ఆహ్, మనకి ముఘల్స్ రావడము, ఇన్‌వేడర్స్ రావడం వల్ల, బయటకి ఆడవాళ్ళని పంపిస్తే వాళ్ళు ఎత్తుకుపోవడం అనో లేతే ఏదైనా అఘాయిత్యాలు చేయటమనో చేస్తున్నారని మీరు సేఫ్‌గా ఇంట్లో ఉండండి. ఇంట్లో ఏమన్నా పనులుంటాయి కదా! అవన్నీ చూసుకోండి. ఇంటి బయటకు రాకండీ. మేము బయటకెళ్లి మీకు అన్నీ సమకూరుస్తామని చెప్పి
చెప్పండి, చెప్పండి. 13థ్ సెంచరీ వరకు! ఓకె. ఆ! వంటలు, వంటలు. భీముడు వంటలు చేస్తారు. ఆ! కరెక్ట్ కరెక్ట్ అండి! అవును.
ఈ డివిజనయితే జరిగింది.
మగవాళ్ళు ఇంట్లో నుండి బయటకెళ్ళి వర్కులు మొదలుపెట్టారు.
ఆ! మగవాళ్ళొక్కళ్ళే బయటకెళ్ళి పని చేయటమునో, ఆడవాళ్ళు ఇంట్లో చూసుకోడం, ఇంటి దాటి బయటకి రాకండా ఉండడం చేశారు. ఇంటి ద ఇప్పుడు నిజానికిప్పుడు కూడా, నువ్వెందుకొచ్చావు ఇంట్లోంచి బయటికి వంటగది గదా అన్నట్టంటారు. ఎందుకంటే, అది కొన్ని సెంచరీస్‌గా ఇలా ఇన్‌వేడర్సొచ్చి ఆడవాళ్ళనెత్తుకుపోడము. ఆహ్, ఏదన్నా అంటే, చిన్న పిల్లలయితే బాల్య వివాహాలు కూడా ఇందుకనే వచ్చాయి. చిన్న పిల్లలు కన్యగా ఉన్నప్పుడు, ఉంటే వెంటనే తీసుకెళ్ళిపోయేవాళ్ళనమాట. అలా ఉంటే అంటే, ఒకేళ పెళ్ళైపోతే తీసుకెళ్ళడానికి కొంచెం ఆలోచించేవాళ్ళు. కాబట్టి చిన్నగా ఉన్నప్పుడే ఒక 5 ఏళ్ళు, 6 ఏళ్ళు రాంగనే పెళ్లి చేసేయడము, ఇలాంటియి చేసేవాళ్ళనమాట.
యాహ్! చాలా అప్పల్లో చాలా ఎక్కువండి. అవును నిజమేనండి. ఆ! అర్థమైంది. ఇప్పు
సో, అందుకనీ, ఈ డివిజననేదొచ్చింది. ఇంట్లో పని, బయట పని అన్నట్టు. ఒక లాస్టు ఆ! చెప్పండి.
మరొకటేంటంటేనండి ఆ! చెప్పండి చెప్పండి. మరొకటెంటంటేనండి, ఈ ఈ ఆడవాళ్ళకి పిల్లలుని చూసుకునే ఒక పెద్ద బాధ్యత వాళ్ళ మీదుంటంది. అది కూడా ఒక కారణవంటారా?
చెప్పండి. అదేనండి. అది కూడా ఇది ఇది ఈ కారణంగానే. మీరింట్లో ఉండండి, పిల్లల్ని చూసుకోండి, వాళ్ళ జాగ్రత్తలు చూసుకోండి, మేము బయటకెళ్ళి మనకు సంపాదించుకొస్తాము అన్న మైండ్‌సెటొచ్చిందనమాట. సో, అది అక్కడ వరకు బానే ఉంది, కానీ తరాలు మారిన తర్వాత, బయట సేఫ్టీ ఉన్నా సరే అంటే ఇప్పటికి 100% సేఫ్టీ అంటే లేదు. కొంచుం కొన్నీ అక్కడక్కడ ఈ సిట్యుయేషన్స్ జరుగుతున్నాయి. అయినా సరే, 90% సేఫ్టీ వచ్చినా సరే, ఇప్పటికీ మీరు ఇంట్లోనే కూర్చోండి. మీరే మేమింట్లో పని చెయ్యము అనంటన్నారు. ఇది కరక్ట్ కాదు. ఈ కాలానుగుణంగా అంటే, ఇప్పుడు మనకీ ఆ కాలంలో అంటే, ఈ రైలు బండి లేదు, బస్సు లేదు, ఏది లేదు, అందరూ నడుచుకుంటెళ్ళారు. ఇప్పడికీ నడుచుకుంటెళ్తన్నారా? లేదు గదా! కారొస్తే కారేసుకెళ్తన్నారు. ఫోనొస్తే ఫోన్ వాడకంటన్నారు. అవును. ఇవన్నీ వాడుకుంటున్నారు, ఈ కాలానికి తగ్గట్టు, కానీ మైండ్‌సెట్ మాత్రం నేను ఆ కాలానికి తగ్గట్టే మెయింటైన్ చేస్తానంటన్నారు. అదెలా కుదురుతుంది? ఎయిదర్ నువ్వు వాడితే రెండూ ఆ కాలంలోనే వాడాలి. టెక్నాలజీ వాడకూడదు. మైండ్‌సెట్టు ఆ కాలంలోనే ఉంచుకోవాలి. లేదా, వాడితే రొండూ ఈ కాలంలోయి వాడాలి.
అవును. కరక్ట్ కాదు. లేదు లేదు. ఖచ్చితంగా మారుతుంది కదండీ! ప్రతి రోజు మారుతుంది. <laughs> అంటే ఇక్కడా ఇక్కడ ఎలా వస్తుందంటేనండి. ఆహ్, ఒక విధంగానే మీరన్న‌ట్టే నై అక్కడక్కడ ఏవో లేడీస్ మీద జరుగుతున్నాయి గాని, చాలా మట్టుకు తగ్గిపోయాయండి. ఎందుకంటే ఒకటి ఆహ్, ఒక ఆహ్, లా అనేది స్ట్రాంగ్‌గా ఉండడం. రెండవది ఏమో ఈ ఆహ్, కెమెరాలు అవి ఎక్కువైపోవడం.
అవును. అవును. కొంచెం జనాల్లో కూడా మార్పొచ్చింది. కొంచెం, ఇప్పుడు ఈ మధ్య ఆ భయము బాధ్యత కూడా వేరే వాళ్ళని అలా చేయకూడదు. ఆహ్, మన ఆహ్, చెల్లెల్లాగా, తల్లిల్లాగానే చూడాలి అన్న రెస్పెక్ట్ కూడా కొంచెం పెరిగింది.
ఒక భయం కూడా స్టార్ట్ అయిందండి. ఒక లేడీ‌ని, ఓ అ ఆహ్, అవేర్నెస్. ఆ! ఖచ్చితంగానండి. ఇప్పుడు మగవాళ్ళకి ఎవరినైతే అవేర్నెస్ గాని, లేదంటే అసలు లేడీస్‌ని ఏమి అనకూడదు అన్నట్టు మనకి ఎప్పుడైతే క్రియేట్ అయిందో, గత కొన్ని సంవత్సరాలుగా ఇది తగ్గుకుంటూ వచ్చింది. ఇప్పుడు మనకున్నట్టైతే, ఒక లేడీ తనంతల తానుగా ఒక బాంగ్‌ళూరో, హైదరాబాదో, లేదా పెద్ద పెద్ద సిటీలకెళ్లి అక్కడ జాబ్‌లు చేసుకోవచ్చు. వాళ్ళు ఓన్‌గా ట్రావెలింగ్ చేసుకోవచ్చు. ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు సాధించొచ్చు. వాళ్ళ చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. అలా చాలా మట్టుకు లేడీస్‌కి ఇప్పుడు స్వతంత్రం వచ్చిందండి వాళ్లు. ఇంతకు ముందు మీద చూసుకుంటే. బట్ ఇక్కడ ఎక్కడో అంటే వర్కింగ్ ఎంత వరకు వాళ్ళు, వీళ్ళు వర్క్‌లు చేస్తున్నా సరే! ఇంటి వంటకు వంటలు గాని, లేదా ఇంటి పనులు గాని, ఎక్కడో మగవాళ్ళకి చిన్నది ఇది లేడీస్ వర్క్ అన్న ఒక ఫీల్ మాత్రం ఎక్కడో ఉండిపోయిందండి ఇప్పటికి.
అవునండి. నిజమే. అవును. అవునండి. అవును. అదేనండి. పనికి ఎప్పుడూ, ఒక జెండర్ అనేది ఉండదు. ఈ పని ఈ జెండర్ వాళ్ళే చేయాలి. ఆ పని ఆ జెండర్ వాళ్ళే చేయాలని ఉండదు. మరి ఎగ్జాంపుల్ తీసుకుందాము. హోటల్లో చెఫ్స్ ఆడవాళ్ళు ఉంటున్నారా? మగవాళ్ళు ఉంటున్నారా? వాళ్ళు వంట చేయట్లేదా? వాళ్ళు వంటా చేస్తారు, అంట్లు తోముకుంటారు, అన్నీ చేసుకుంటారు హోటల్లో. నిజంగా చెఫ్సే చేసుకోవాలి అవి కూడ. కట్టింగు, క్లీనింగు ఆ స్టవ్ దగ్గర క్లీనింగ్ కానియండి. ఆ యూజ్ చేసిన డిషెస్ అన్నీ క్లీన్ చేసేది అంతా కూడా వాళ్ళే చేసుకుంటారు.
అయ్ మాక్సిమమ్ మగళ్ళేనండి. ఆహ్, వాళ్ళే చేస్తారు. మరొక విషయం తెలుసా మీకు? ఆళ్ళంత చేస్తారా లేదా ఉ ప్రొఫెషన్‌గా చూస్తారు. ఇంటికెళ్ళిన తరువాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ లేడీస్సే వంట చేస్తారు.
అవును. నిజమేనండి. ఇదే ప్రాబ్లమ్ మనకెంటంటే, ఆహ్, పనులకి జెండర్ పెట్టేసుకున్నాం. ఇది ఆడవాళ్ళు మాత్రమే చేయాల్సిన పని. అంటే మగవాళ్ళు జేస్తే ఆ పని అవ్వదా? పని అలానే ఉండిపోద్దా? కాదు గదా! ఏదైనా ఒక రెండు కాళ్ళు, చేతులు, బ్రెయిన్ ఉన్న మనిషి ఆ పని జేస్తే అయిపోతది ఆ పని. అంట్లు తోమితే ఆడవాళ్లు తోమితేనే వదులుతాను, మగవాళ్ళు తోమితే వదలను అంటుందా? శ్రద్దగా ఎవడు గ మంచిగా సబ్బు పెట్టి, వాటర్ బెట్టి తోమితే వదిలిపోతుంది. దానికి జెండర్ ఎందుకు?
<laughs> అంతే ఖచ్చితంగా. అవును. ఏముందండి ఇప్పుడు చాలా మటుకు మారాయి కదా!
మనకి సొసైటీలో ఏంటంటే, ఇప్పుడు బేటి బచావ్ బేటీ పడావ్ అన్నట్టు ఆడవాళ్ళని చదివించేసారు. ఉద్యోగాలు చేయిచ్చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. మరి మగవాళ్ళకి ఏం నేర్పించలేదు. ఇప్పుడు ఉద్యోగం చేస్తే ఆడవాళ్ళు. నువ్వు ఇంట్లో ఏం చెయ్యాలి? నువ్వు కూడా హెల్ప్ చేయాలి అనేది నేర్పించలేదు. ఇది చేసేసారు. ఇప్పుడు ఈ కాన్సీక్వెన్స్ ఇప్పుడు ఇది ఇది తి ఈ బయటకెళ్ళి పని చేసే ఆడవాళ్ళు వచ్చిన తరువాత. అ అలాంటి ఆడవాళ్ళు ఉంటే ఆహ్, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి? వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి? ఇంట్లో ఎలా ఉండాలి అనేది మగవాళ్ళకి నేర్పించలేదు. సో, ఇక్కడ కాంట్రాడిక్షన్ వచ్చింది.
అ ఆ! అలా కాదండి. అవునండి. నే నే నేర్పించడానికి అండి. ఇప్పుడు ఎలా అయిపోతుందంటే, మీరన్నట్టు ఒకళ గాని అదే గాని పు పు ఫుల్ ఫ్లెడ్జ్‌గా అదే జరిగింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో లేడియే వర్క్ చేస్తుంది. ఇంక మగళ్ళు అన్నవాళ్ళు కేవలం ఇంట్లోనే ఉండిపోతున్నారు లేదా వర్క్ చేయట్లేదు. ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నారు అంటే, ఆటోమేటిక్‌గా అది చాలా పెద్ద డామేజ్ అవ్వబోతుంది మనకి ఫ్యూచర్‌లో. <smacks lips> అంటే ఈక్వాలిటీ ఉండాలి. బట్ ఫుల్ లెంత్‌గా గానీ, అది ఆహ్, రివర్స్ రోల్ అవితే మాత్రం. అది చాలా పెద్ద ప్రమాదం అయిపోతుందండి. ఎందుకంటే
అంటే అది అవ్వదండి. నిజంగా ఇప్పుడూ, అదీ మనము ఇగోకి తీసుకుంటేనే అలా అనిపిస్తది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మన అమ్మగారు ఉన్నారు. ఆవిడ మొత్తము, ఇంటి పని అంతా చేసుకున్నారు. ఇంట్లో అన్నోండి పిల్లల్ని చూసుకున్నారు. ఆహ్, హస్బాండ్ ఆహ్, మీ నాన్నగారో, ఎవరో ఒకళ్ళు వెళ్లి మొత్తం బయట అన్ని చేసుకున్నారు. ఇప్పుడూ రోల్స్ రివర్స్ అయినా మనకు ప్రాబ్లమ్ ఉండకూడదు. ఒకవేళ నాన్ ఇప్పుడూ ఫాదర్‌కి ఎవరికైనా వాళ్ళకి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. వాళ్ళు ఏదో ఫ్రీలాన్సింగో లేకపోతే హౌస్ హస్బాండ్‌గా ఉందామని అనుకుంటున్నారు అనుకోండి. అందులో కూడా ప్రాబ్లమ్ ఉండకూడదు.
అవును. అవును. హౌస్ హస్బాండ్ అంటేనండి ఇప్పుడు ఎలా వచ్చేస్తుంది అంటేనండి, సమాజంలోనే ఒక చిన్న చూపు అనేది మగవాళ్ళ మీదకు ఒస్తుందండి ఆటోమేటిక్.
అది సమా అదే చెప్తున్నాను అండి. అది సమాజంలో ప్రాబ్లమ్. సమాజం అలా ట్రీట్ చేస్తుంది. కానీ అది తప్పు కాదు. జస్ట్ బికాస్ మన సమాజం ఒకటి తప్పు అనేదాని అది, అది తప్పైపోదు కదా!
ఇప్పుడు సి ఫి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆ! ఇ ఒకాళ గాని ఒక అబ్బాయి ఉండి, ఆ అబ్బాయి వాళ్ళ నాన్న దగ్గరికెళ్లి, "నాన్న నేను జాబ్ చేయను, నాకు పెళ్లి చేసేయండి, నేను ఇంట్లో పనులు చేసుకుంటాను, ఒక జాబ్ చేసిన అమ్మాయిని నాకు పెళ్లి చేయండి" అంటే అది సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? లేదా వాళ్ళ తండ్రి యాక్సెప్ట్ చేస్తాడ అది ముఖ్యంగా? లేదా ఒక అబ్బాయి చెప్పగలడా?
అ‌దే, అది యాక్సెప్ట్ చేయలేకపో‌తునరు. ఎందుకంటే, అది ఒక బర్డెన్ అయిపోయింది. నిజంగా అండి. ఇప్పుడు ఇదే మాట ఒక అమ్మాయి చెప్తే కరెక్ట్. ఒప్పుకుంటారు, మెచ్చుకుంటారు. ఏ‌వ ఏమనరు. అదే ఒక అబ్బాయి చెప్తే అంటే ఇ స్ట్రెస్ అనేది ఇద్దరికి ఒకేలాగా ఉంటది, కోరికలు అనేవి ఇద్దరికి ఒకేలాగుంటాయి. ఒకవేళ నిజంగా అప్పుడు ఇప్పుడు‌నే ఇప్పుడు ఒక అమ్మాయి ఎళ్లి ఇదే మాట, "నాన్న నాకు చదువుకోవాలని లేదు, నాకు ఎక్కట్లేదు, నాకు ఏమి ఉద్యోగం చేయాలని లేదు, నాకు పెళ్లి చేసేయండి" అంటే ఇంకా ఆళ్ళు ఆనందపడతారు. అదే ఒక అబ్బాయి అన్నాడు అంటే అబ్బాయికి అసల విరామం లేకుండా నిజంగా అదొక స్ట్రెస్ అండి నిజంగా మన, మన సొసైటీ కల్పించిన ఒక వలయం అనే చెప్పాలి విషవలయం. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వర్త్ వాళ్ళ ఉద్యోగంలో ఉంది. వాళ్ళకి ఇండివిడ్యుయల్‌గ వర్త్ లేదు.
ఖచ్చితంగా. అవును.
మనకు ఆడవాళ్లే చాలా ఇలాగా ఈ అప్రోర్షన్‌కి గురవుతున్నారని చెప్తారు గాని, ఇప్పుడు మగవాడికి వాడి ఐడెంటిటీ వాడి వర్త్ వాడి వాల్యూ మొత్తం ఒక ఉద్యోగానికి కట్టేసి కట్టిపడేసారు. వాడికా ఉద్యోగం అనేది లేకపోతే వాడికొక వర్త్ లేదు. వాడికి విలువివ్వదగ్గ మనిషి కాదు అన్నట్టుంది. అలా కాదు. మనిషి ఎవరికైనా విలువ ఉంటుంది. తే, వైఫ్ జాబ్ చేస్తుంటే
ఆం! అలా కా ఖచ్చితంగా. ఆ! ఇది ఇప్పుడు అదేనండి. ఇప్పుడు వైఫ్ జాబ్ చేస్తుంటే ఇప్పుడు మగాడికి వర్త్‌లే వర్త్ గాని లేదంటే సమాజం చూసే విధానం పక్కన పెట్టండి. ఆ మగాడు యాక్సెప్ట్ చేస్తాడా తనను తాను?
ఓకే. అది దాది ఇగో, ఇగో‌కొస్తుంది. అది ఎప్పుడైతే ఆ ఇగో తీసేస్తే
అచ్చ‌చ్చ‌చో! ఇగో కాదండి. అది ఇప్పుడు 2 విధాలుగా ఉంటుంది అక్కడ. ఆత్మాభిమానం కూడా అవ్వచ్చు అది. ఇదేంటంటే
అవును. ఆత్మాభి ఆత్మాభిమానం ఉంటే నిజంగా అంటే ఆత్మాభిమానం ఉంటే జాబ్ చేయాలి. నేను 100% ఒప్పుకుంటాను. కానీ మనకి కష్టం వస్తున్న సొసైటీ ఏమన్నా అంటదేమో, నే ర నేను టీసు సొసైటీ ఏమన్నా అంటే తీసుకో‌లేను. అంటే అది మాత్రం ఇగో. అదే నాకు ఆత్మాభిమానం ఉంది నేను నా వైఫ్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఇప్పుడు ఆడవాళ్ళు ఎలాగా నేను నా హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకూడదు అని జాబ్ చేయాలనుకుంటున్నారో, ఒకవేళ ఓ హస్బెండ్ జాబ్ లేకపోతే నేను వైఫ్ మీద డిపెండ్ అవ్వకూడదు. వేరే ఏదైనా చిన్న జాబ్ చూసుకుంటాను అంటే అది నిజంగా మంచి విషయం అండి. అదే కాని తను ఎంత సఫర్ అవుతున్నా సరే, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఆహ్, ఇప్పుడు హెల్త్ బాలేకుండా జాబ్ మానేసి ఉండొచ్చు. సొసైటీ ఏదో అంటుంది అని చెప్పేసి హెల్త్ బాలేకపోయినా వెళ్లి జాబ్ చేస్తాను అనడం మాత్రం ఇగోకి వెళ్ళిపోవడమే. అంటే వాళ్ళు అన్న మాటను తీసుకోలేక.
హ్మ్. అది కాద కాదు. ఇక్కడ ఆ! లేదు లేదండి. అది, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలామంది మగాళ్ళకి ఏంటంటే జాబ్ కంపల్సరీగా చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పుట్టినప్పటి నుండి వాళ్ళకి ఒక మైండ్‌లో ఉంటుంది. నా నా డ్రీమ్ ఇది, నేను వర్క్ బట్ హెల్త్ బాలేదు. ఒక ఆహ్, ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది సడెన్‌గా లేదంటే వాళ్ళని పోషించుకునే పరిస్థితిలో లేడు వతను అన్నప్పుడు ఆహ్, ఆహ్, వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడకి ఎప్పుడైతే కష్టపడుతుందో ఆవిడకి చాలా గ్రేట్ పర్సన్ అవుతారు. అతనికి కూడా ఎవరు సొసైటీ కూడా ఏమందో అతనికి కూడా తెలుసు. నేను చేయలేని పరిస్థితి‌లో అది పర్లేదండి. బట్ కేవలం నేను, నేను ఇప్పుడు ఏమంటున్నాం అంటే
అవును. కండిషనింగ్ అలానే ఉంటుంది. అవును. అవును.
ఒక వుమెన్ వర్క్ చేసినప్పుడు, ఒక మగాడు వర్క్ చేసేటప్పుడు వుమెన్స్ ఎప్పుడైతే వర్క్ ఇంట్లో కూడా చేస్తారో, వీళ్ళు వాళ్ళకి సహాయం చేయాలి. ఇంతవరకు ఓకే. బట్ ఎప్పుడైతే రోల్స్ పూర్తిగా డిఫరెంట్ అవుతుందో, అంటే పూర్తిగా నేను ఇంటి పనులే చేసుకుంటాను. నువ్వు బయట పనులే చేసుకున్నామో, అప్పుడు నీకు ఈ సొసైటీ‌లోని ఒక భేదం అంటూ ఏర్పడిపోతుంది. అంటే అప్పటిదాకా మనం చూసే విధానం పూర్తిగా మారిపోతుంది. అప్పుడు లేని పోని గొడవలు రావడాలు గాని ఇద్దరి మధ్య సమస్యలు
అవును. ఖచ్చితంగా చేయాలి. అవును. అవును. ఒకవేళ ఒకవేళ వైఫ్‌కి హస్బాండ్‌కి ఆ రెండు ఓకే అయితే సోవ్ సొసైటీ ఏమనుకున్న పట్టించుకోకూడదండి. ఒకటి.
అది కష్టం అండి. ఎందుకంటే సొసైటీ ఏవనుకోకుండా బతికేయాలి అంటే మనం సొసైటీలో ఉన్నాం. మనకి ఇష్టం లేకపోయినా కొన్ని, కొన్ని అడ్జస్ట్ అవ్వాలి. <smacks lips> ఎందుకంటే మనకు తెలుసు హ్మ్.
అవును. అవును. అది కొంచెం ఉంది కానీ అదొక ఒక ని నిజంగా ఒక టాక్సిక్‌నెస్‌కే లీడ్ తీస్తుంది అని అనుకోవచ్చు. అంటే ఆస్ ఇప్పుడు ఒకటి తప్పు అయినా సరే, ఒకటి మనకి ప్రాబ్లమ్ ఉన్నా సరే ఇప్పుడు హస్బెండ్‌కి అంతగా 9-5 వర్క్ చేయాలని లేదు. కనీసం కొన్నాళ్ళు ఒక ఒక సపోజ్ ఒక 2, 3 యియర్స్ బ్రేక్ తీసుకుందాము. జస్ట్ నా మెంటల్ పీస్ కోసమో, ఏ ప్రాబ్లమ్ రాలేదు అనుకోండి. ఏది లేదు వాళ్ళకి అయినా‌ఫి అయినా ఫిజికల్‌గా అన్నిటిలో ఫిట్‌గా ఉన్నారు. కానీ అని జస్ట్ నాకు ఒక కేరియర్ బ్రేక్ కావాలి. ఇన్నాళ్ళు స్ట్రెస్ తీసుకున్నాను. నా వైఫ్ వర్క్ చేస్తుంది. ఆవిడ వర్క్ చేస్తది. న మాకు ఇంట్లో ఖర్చులు అన్ని అన్ని సరిపోతున్నాయి. నేను కొన్నాళ్ళు ఇంట్లో ఏదో హె హెల్ప్ చేసుకుంటూ అలా ఉంటాను అని అనుకున్నప్పుడు, హస్బాండ్‌కి ఓకే. వైఫ్‌కి ఓకే. వర్క్ చేయడానికి మధ్యలో సొసైటీకి అనవసరం.
అవును. కానీ సొసైటీ. ఇక్కడ సొసైటీ ప్రాబ్లమ్ పక్కన పెడితే, ఇక్కడ ఇదే మీరు చెప్పిన సినారియోలో ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ స్టార్టింగ్ బాగుంటుంది. కొన్నాళ్ళు అయిన తరువాత ఈ లేడీస్‌కి ఆటోమేటిక్‌గా ఒక చిన్న డామినేషన్ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే నేను కదా కష్టపడుతున్నాను. అన్న ఒక ఫీల్ ఏదో ఒక రోజుకొస్తుంది. అది మగాలు తీసుకోలేరు.
అవును. అది ఎవ్వరికై అది లేడీస్ కన్నా కాదండి. జెంట్స్ ఇప్పుడు ఇప్పుడు ఒక ఒక జనరేషన్ ప్యాక్ తీసుకుంటే లేడీస్‌ని కూడా అలానే జెంట్స్ డామినేషన్ ఎందుకు వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు? సంపాదిస్తున్నారు? ఆ! అని లేడీస్‌ని డం ఇది ఒక సినిమా ఉంటుందండి హిందీలో. 'కీ అండ్ క' అని చెప్పేసి ఇందులో హస్బెండ్ ఇంట్లో ఉంటారు. వైఫ్ వర్క్ చేస్తున్నా సరే ఈ జనరల్ జెండర్‌ని తీసేస్తే ఇది వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇంట్లో ఉంటున్న వాళ్ళకి ఎప్పుడు ఉండే క డామినేషన్ అన్నమాట. వర్క్ చేసిన వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. ఇంట్లో ఉండే వాళ్ళ డ ఇ ఇంట్లో ఉండే వాళ్ళు ఎప్పుడు అడ్జస్ట్ అయ్యి సబ్మర్సివ్‌గా ఉంటారు. ఇది జెండర్‌తో సంబంధం లేదు. ఇది వర్కింగ్, నాన్ వర్కింగ్‌కి ఎప్పుడు ఉండే సమస్య.
హ్మ్. ఉంటుంది. అవును. అంటే ఒక వర్కింగ్ చేసే వాళ్ళేంటంటే ఫ్యామిలీ‌ని ముందుకు లాకెళ్తున్నారు అనే‌సి మీనింగ్ దానికి.
అన్న ఒక భ్రమలో ఉంటారు. కానీ నిజంగా ఫ్యామిలీ‌నీ తీసుకెళ్తుంది ఇంట్లో ఉండి పని చేసేవాళ్ళే. ఆ! నిజంగా మా మా అమ్మగారు ఒకటి చెప్తారు. మా నాన్న బియ్యం తీసుకొస్తున్నారు. దాన్ని అన్నంగా మార్చేది మా అమ్మ. బియ్యం తినలేం కదా మనం. జస్ట్ వీళ్ళు పని చేసుకొని వస్తున్నారు అని చెప్పి. ఆయన కూరలు తెస్తున్నారు. ఆ కూరలు వండి రుచిగా పెట్టేది మా అమ్మ. ఆ తేడా ఎప్పటికి ఉంటది నిజంగా చెప్పాలంటే. అద్
అవునండి. ఇపుడు అదేనండి. ఇపుడు చూసే విధానం బట్టి. ఇప్పుడు అది కాదండి. ఇక్కడ ఇది. తేడా అదే అంటున్నానండి. ఇప్పుడు చూసే విధానం ఎల‌గుంటుందంటే, ఇప్పుడు అన్నం వండుతున్నారు. కానీ తెచ్చే బియ్యం ఆయనది. ఇది ఒక యాంగిల్. కాయిన్ కటు, ఇలాగా ఉంటది, కాయిన్ కిటు ఇలాగా ఉంటది. సో, ఇద్దరు ఈక్వల్ అయితేనే మనకు పని అవుతది. ఒక్కళ్ళు డామినేట్ 1 పర్సెంట్ డామినేట్ ఎక్కువైనా తీసుకోలేం.
అవును. అవును. ఉంటది. అవును. అంటే, అ‌దే ఒకళ్ళు డామినేషన్ ఎప్ కానీ ఎప్పుడైనా సరే వర్క్ చేసే వాళ్ళ డామినేషన్ ఎప్పుడు ఉంటదండి. అలా ఎప్పుడు ఉండకూడదు ఇంట్లో వర్క్ చేస్తున్నా చెయ్యకపోయినా సరే, ఇప్పుడు ఈవిడ పొద్దునుంచే పని చేసుకొచ్చింది. మనకన్నా ఎక్కువ పని చేస్తారు ఇంట్లో ఉన్న వాళ్ళు బయటకి వెళ్లి పని చేసే వాళ్ళ కన్నా. ఇంట్లో వచ్చిన తర్వాత చేసి ఏదో ఇప్పుడు నైట్ ప్రిపేర్ చేస్తున్నారనుకోండి స్నానం చేసి వచ్చి పిల్లలు అందరూ టీవీ దగ్గర కూర్చోకుండా, ఆవిడ వండేస్తే అన్నీ తెచ్చుకొని డైనింగ్ టేబుల్ మీద సదిరి అందరూ తినేసి అన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే, ఆవిడకి కొంచెం ఒక ఉపశమనం నాతో పాటు మా ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారు.
కచ్చితంగా. సో, అల‌గా అలా కాదండి. మద్ మదర్ అంటే ఇపుడు మదర్ పనులు అందరికీ మంచిదే. కానీ ఒకటాలోచించండి. ఇప్పుడు ఫు‌డే మనకి ఇంపార్టెంట్ అనుకుంటే హోస్టెల్స్‌లో కానీ లేదంటే ఆర్డర్స్ పెట్టుకోవడం కానీ ఏదైనా చేయొచ్చు. బట్ మనీ లేకపోతే మనం బతికే బతకలేం. ఇక్కడ అది కూడా పాయిం‌టె. మనకి ఏంటంటే ఈక్వాలిటీ ఉండాలి ఇద్దరికీ. ఇద్దరికీ అండర్‌స్టాండింగ్ ఉండాలి. పనులు షేరింగ్ ఉండాలి.
అవును. అవునండి. ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఏదన్నా అదే చెప్తున్నా. ఏదన్నా షేర్ చేసుకోవాలి. ఇప్పుడు పొద్దున్న నుంచి ఆఫీస్‌కి వెళ్లి వర్క్ వర్క్ చేసి వస్తారు హస్బాండ్. వైఫ్ పొద్దున్న నుంచి ఇంట్లో వర్క్ చేసి ఉంటారు. నైట్ వచ్చిగానే నేను స్నానం చేసి నేను రిలాక్స్ అయ్యి టీవీ చూసుకుంటాను. క్రికెట్ చూసుకుంటాను. పిల్లలు ఏమో హోమ్ వర్క్ చేసుకుంటాను. అన్నట్టు కాకుండా తల్లి ఇప్పుడు వంట చేసి పెట్టేస్తే దాన్ని అంతా డైనింగ్ టేబుల్ మీద సెట్ చేసుకోవడము, అందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ తినడము, తీసుకెళ్లి అందరూ షింక్స్‌లో పెట్టేసి ఎవరి ప్లేట్ వాళ్ళు వాష్ చేసుకోవడం ఇట్లాంటివి చేసుకుంటే
హ్మ్. హ్మ్. ఓహ్! హ్మ్. ఆ! ఇది కామన్‌గా ఇవే జరుగుతాయండి. అంటే కొ కొన్ని ఇంట్లల్లో మరి యా‌స్‌ట్ ఆ అది మీరు ఇది, ఇది ఓకే. ఇప్పుడు వంట వాళ్ళు చేసారు. వర్క్ ఈళ్ళు చేసారు. షేరింగ్ ఇద్దరూ ప ప పంచుకునేటప్పుడు అందరూ సామాన్లు పిల్లలతో చిన్న పిల్లలు కూడా వర్క్‌లు చేసే ఇల్లులు ఉంటాయండి. ఆ! అదేముంది అది ఇంట్లో పనులు వాటిని మనం తప్పుగా చూడకూడదు.
అవును. అవునండి. ఆ! అది చిన్నప్పటినుంచి నామోషి లేకుండా అలా పెంచగలగాలి. పని చేయడానికి ఇ ఇబ్బంది పడకుండా పిల్లల్ని.
అవును. అవును. చాలా చాలా గొప్పగా చెప్పారండి. ధన్యవాదాలు.
ధన్యవాదాలండి.